సాంగ్సంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరుండరన్నమాట. చిన్నప్పటి నుంచి వింటూ వింటూ పెరుగుతా ఉంటారు కాబట్టి వాళ్ళ మ్యూజిక్ టేస్ట్ కూడా ఆ కాలానికి తగ్గట్టు మారుతూ మారుతూ ఉంటది. సో, మరి నీ లైఫ్‌లో ఎలాంటి మ్యూజిక్‌ని నువ్వు ఎక్కువ వింటావు? అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఈ మధ్య చాలా మంది ఆహ్, రిపీటెడ్‌గా వినాలి అన్నట్టు కొన్ని ప్లే లిస్టులు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు కదా! సో, నువ్వు అయితే నీ లైఫ్‌లో కొన్ని పర్టిక్యులర్ పార్టీస్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్‌తో సంబంధించిన పార్టీస్ కావచ్చు. సో, ఇలాంటి వాటికైతే ఎలాంటి ప్లే లిస్ట్‌ని తయారు చేసుకుంటావు? అండ్ తయారు చేసుకున్న దాన్నే పెట్టిస్తావా? చెప్పు అసలెలా చేస్తావనేది?
అవును. అంటే నాకు ఫ్రెండ్స్‌తోటి బాగా పార్టీస్ అని బాగా జరుగుతూ ఉంటాయిక్కడ.
ఓకే. అంటే ఎలాంటి పార్టీస్?
హ్మ్. నేను చదువుకునేటప్పుడు కానీ ఇట్లాగా తెలంగాణ ఫ్రెండ్సుండేవాళ్ళనమాట నాకు బాగా.
హుహు. సూపర్, సూపర్. హ్మ్.
తెలంగాణ అని చెప్పేసనంటేనే దావత్తులు.
హ్మ్. హ్మ్. కక్క ముక్క సంథింగ్ ఏదో ఉంటది. ఏమది? అదేనా?
హ్మ్. ఆ దావత్తులకి ఫస్ట్, ఫస్ట్ ఏంటిది? ఏంటిది?
కక్కా, ముక్క.
ఆ! కక్క, ముక్క, చుక్కా అన్నీ ఉంటాయనమాటక్కడ.
ఆ! ఓకే, ఓకే. ఆ! సూపర్. నెక్స్టు. హ్మ్.
హ్మ్. అయన్నీ ఉన్నప్పుడు, ఇంకా ఆ పాటలనేది ఎలా ఉంటది అని చెప్పేసనంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వ్యక్తిత్వం.
హ్మ్. వాస్తవం. హ్మ్.
ఓకేనా? ఆ! ఖచ్చితంగా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫ్యాన్ అనేది అట్లా ఉంటారు. ఇప్పుడు నేను 'పవన్ కళ్యాణ్ గారి' ఫ్యాన్ అన్నమాట. 'పవన్ కళ్యాణ్ గారి' ఫ్యాన్‌ని నేను.
హ్మ్. ఓకే. హ్మ్.
హ్మ్. ఆయన పాటలు ఒచ్చేసరికి మంచి పార్టీ సాంగ్స్ అనేవి బాగా ఉంటాయి 'పవన్ కళ్యాణ్ గారియి'.
హ్మ్. అవును. వాస్తవం.
హ్మ్. ఫస్ట్, ఫస్ట్ నాకు ఊపు తెప్పించే పాట ఏదైనా ఉంది అని చెప్పేసానంటే. 'లబోదిబో లాబురికాసులు ఎత్తుకొలసలు' ఆ పాట ఉంటది చూసారా?
హ్మ్. ఏంటో అది? <giggles> యా సినిమా అబ్బా?
హ్మ్. ఆ పాటేననమాట. అక్కడ నుంచొని ఆ పాట పెట్టుకొని. 'లబోదిబో లబోదిబో హోయ్!' అని చెప్పేసి అని అరుస్తాను చూసారా. ఆ ఊపు అనేది అలా ఒస్తదనమాట అక్కడ.
అవునవునవును. యెస్. యెస్. యెస్. ఒచ్చా పాట? వస్తే పాడు వింటా.
హ్మ్. ఎందుకు పాడేసాగా ఇంకంతే.
అంతేనా? <giggles> ఏంది ఆ 2 లైనులేనా?
ఆ! కిల్లి కిల్లి కిల్లి కిల్లి నమిలకా బాగున్నదే నాగ మల్లీ.
దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. కరెక్ట్. నువ్వు పాడుతుంటే నాకు కూడా పాడబుద్దయితుంది.
అలాగొస్తది అన్నమాట అది. హా! దాని తరువాత ఇంకొక పాటనేది బాగుంటది అన్నమాట దాంట్లోనే. ఏది? చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింస రుచి చూస్తున్న అంటే ఇక్కడ అబ్బాయిలే ఉంటారు. మొత్తం అంతా కూడాను.
ఏంటిది? ఆహా! ఓకే.
ఓకేనా. ఒక అతను అబ్బాయి, ఇంకొక అతను అమ్మాయి.
ఆ! ఆ! ఓకే. అబ్బా!
ఇలా డాన్సేస్తాం మేము.
ఆహా! అంటే, మళ్ళీ అమ్మాయిలాగా రెడీ అవ్వాలంటే శారీ గట్టుకొని ఒస్తారా? లేపోతే నార్మల్ డ్రెస్‌లోనే ఉండి అలా బిహేవ్ జేస్తూనే ఏస్తారా?
ఇక చూసుకో ఇక్కడ నాకే అన్నమాట. ఏంటి అక్కడ ఒక టవలుంటే, ఆ టవల్ తీసుకొచ్చేసి అక్కడా బొడ్డు దగ్గర పెట్టేసి తిప్పుతారన్నమాట నాకు తిప్పేసి ఇలాగ మీదేసేసి నాకు డా నన్ను అమ్మాయిలాగా ఉండమంటారు.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఉంటారా మరి మీరు? అ అచ్చం అమ్మాయిలాగే డాన్స్ చేస్తారా?
హ్మ్. ఇంకలగా ఏమంటారు దీన్ని నేనలానే డాన్సేస్తాను. ఇంకోటేంటనుకుంటున్నా 'బావలు సయ్య' పాటుంటది చూశావా, అది గూడా అడుగుతారు నన్ను.
ఓహ్! సూపర్. అవునవును. హుహు. అంటే, ఆహ్, అతనెవరో ఉన్నారు 'సుమన్ శెట్టి'.
హ్మ్. ఇలాగా అబ్బాయిలియే. అంటే, ఇయన్నీ కూడాను అబ్బాయిలు పాటలన్నమాట మొత్తం అంతా.
ఓకే. ఓకే.
హ్మ్. కొన్ని కొన్నిసార్లు ఏంటి అనంటే పాటల్లో పార్టీస్‌లో కొంచెం మంచి పార్టీస్ ఏదైనా ఉంది అని చెప్పేసనంటే టైటిల్ సాంగ్స్. అంటే కొంచెం ఊపు ఉండేయి. అంటే, 'ఏ దేఖో దేఖో గబ్బర్‌సింగ్,' అని జెప్పేసని ఒస్తది చూశావా?
అంటే, 'బిగ్ బాస్‌'లో అవునవును. 'గబ్బర్‌సింగ్' మూవీలో కరెక్ట్. హ్మ్. సో, ఇవన్నీ నువ్వు నీ ఫ్రెండు అదే. అదే. నువ్వు
హ్మ్. అలాగనమాట. మళ్ళా, 'లాలా భీమ్లా.' అన్నీ పవన్ కళ్యాణ్‌యే ఉంటయి అనుకో మాకా మొత్తం అంతా కూడాను, కొన్ని కొన్నున్నయి.
అంతే. ఏవి? ఇంకొన్ని వేరేవి?
కొన్ని కొన్ని అని చెప్పేసనంటే <smacks lips> ఎం చెప్తాము నేనెక్కువ పవన్ కళ్యాణ్ <laughs>
'చిరంజీవి' ఉన్నాయి కదా! ఐటెమ్ సాంగ్స్, కావచ్చు, పార్టీ సాంగ్స్ కావచ్చు.
'చిరంజీవి' గారు వాస్తవంగా, నా జనరేషన్ దగ్గరికొచ్చేసరికి ఆయన బయట గ్యాప్ ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఇచ్చారు కదా!
'జై చిరంజీవలో' ఒక సాంగ్ ఉంది చూడు. హే! జానా హే! హే! జానా అని, పబ్బు సాంగ్.
పబ్బు సాంగే, కాకపోతే ఏంటి అనంటే నేను ఊపుకొచ్చేసరికి ఆ పాటలు లేవనమాట. కాకపోతే ఏంటి అనంటే ఈ పాటుంది. ఏది? 'బ్లాక్‌బస్టర్' సాంగ్ ఉంది చూసావా ఆ 'సరైనోడులో'?
ఏది? హ్మ్. కానీ, అది చిరంజీవిది కాదే.
ఏ బ్లాకు బస్టరె బ్లాకు బస్టరె, నె చెయ్యి చెయ్యెస్తే నీ లైఫు బ్లాకు బస్టరె ఈ పాట, ఐటెమ్ సాంగ్.
హుహు. అవును. కానీ, నువ్వు చిరంజీవిదన్నావు కదా! చిరంజీవిది ఈ సాంగ్ కూడా ఉంది కదా! 'ఖైదీ నంబర్ 150లో' ఒకటి ఏదో వస్తది 'మాస్ డాన్సు చేసేద్దాం.' యాహ్!
హే! రత్తాలు రత్తాలు ఒసొసి రత్తాలు నిను చూస్తే జారిపోతాయి ఆహా! కాదు. నిన్ను చూస్తే
ఏమో నీకే తెలి
నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు కదా!
ఆ! కరెక్ట్. అబ్బాబ్బాబ్బా! ఎంత బాగా గుర్తుకొచ్చిందో <chuckles> టైంకి. యాహ్! హ్మ్.
అదే కదా! ఒక్కసారిగా గుర్తొచ్చింది. మల్ల ఇది కూడా ఒకటుంది. "అమ్మడు లెట్స్ డు కుమ్ముడు." చిరంజీవి అని చెప్పేసని అడిగావు కాబట్టి గుర్తొచ్చినయి ఇంకా.
యాహ్! యాహ్! నేనే గుర్తు చేశాను.
అదే కదా! అంటుంది. నువ్వే గుర్తు చేసావు అని జెప్పేసని.
ఆ! సో యాహ్! ఈ పాటలున్నాయి చూడు, "అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు" కావచ్చు, అండ్ రత్తాలు సాంగ్ కావచ్చు, ఇవి కూడా ప్లే చేసుకుంటారా పార్టీకి?
హ్మ్. పార్టీకి ప్లే చేసుకుంటాం. అదే ఇందాకడ డీసెంట్ అని చెప్పాను చూసావా?
అవునవును.
ఆ! అలాంటి ఆటికి అన్నమాట ఇవన్నీ కూడాను. ఓకేనా?
ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పార్టీ అంటే నువొక్కడివే కాకుండా నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా! సో, ప్రతిసారి నీ ప్లే లిస్ట్ అయితే ఈ విధంగా ఉంటుందని అర్థం అవుతుంది. నీ గాంగ్ మొత్తం ఎంత ఫ్రెండ్స్ గాంగ్ చెప్పు నంబర్?
హ్మ్. ఓకే. మేమొక ఎనిమిది మంది ఉన్నాం.
సరే, ఎనిమిది మంది కదా! మిగతా 7 మెంబర్స్‌కి ఎలాంటి పాటలు అంటే ఇష్టం? వాళ్ళ ఫేవరైట్ హీరోస్‌, వాళ్లకి తగ్గట్టు వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా!
హ్మ్. అలాగే హీరోస్ కాదు. ప్రైవేట్ ఆల్బమ్లాళ్లు, మొత్తం అంతా తెలంగాణ గైస్.
ఓకే, అంత ఫోక్ సాంగ్స్ అట్లనా?
ఆ! అయన్ని కూడాను. ఎలాంటి పాటలంటే
దాంట్లో ఎక్కువ ఏ పాటకేస్తారు డ్యాన్సు. ఫోక్ సాంగ్‌లో?
ఆ! అయ్యెయ్యెయ్యో పాటలు ఉంటాయబ్బా! నాకు రావు నోటికి.
ఓకే. ఇదేదో ఉంది కదా! ఏదంటే
<humming> టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టటాం అనొస్తది మ్యూజిక్.
అది డీజే ఏమో కదా!
అయ్యే పాటలు ఆళ్లు పెట్టుకునేది. పద్దాకల చాటల బ్యాండొకటి పెడతా ఉంటారు.
ఓకే. ఆహా! ఓకే. సో మరి నువ్వెప్పుడైనా అనలేదా నీ ఫ్రెండ్స్‌కి "రేయ్ ఆపండ్రా! ఏమి మీ గోల ఇది కాదు. నేను పెడతా సినిమా పాటలు," అని చెప్పి పెట్టడం ఇలాంటివేమైనా చేసేవాడివా?
హ్మ్. అయన్నీ వాళ్ళ ప్లేలిస్ట్ అన్నమాట. మొత్తం అంతా. లేదు, లేదు. వాస్తవంగా చెప్పాలనంటే, ఆళ్ళ ఊపు వేరే ఉంటదది. ఆళ్ళ ముందర మనకు ఏమి కాదు అన్నమాట. ఆళ్ళేసేది కానీ, అదంతా కూడాను, వాళ్ళంతా చిన్నప్పటి నుంచి డీజేలవన్నీ చూసి ఉన్నారు, మా ఫ్రెండ్స్ అంతా.
హుహు. అవునవును. యెస్. సో
ఎలా వేస్తారో తెలుసా డాన్స్! అబ్బబ్బబ్బబ్బబ్బా!
తెలియదు. ఎ కుమ్మేస్తారా ఇంగ?
మామూలుగా కాదు. అది పెట్టుకుంటేనే సినిమా పాటలు.
హుహు. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ పార్టీ అయితే ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ. కొన్ని కొన్ని పార్టీస్ ఎలా అంటే ఫ్యామిలీస్‌కి సంబంధించి కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ పిల్లల బర్త్‌డే కావచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ బర్త్‌డే కావచ్చు. అలాంటప్పుడు కూడా అందరినీ పిలిచి ఆహ్, చేస్తూ ఉంటారు కదా! అలాంటప్పుడు ఎలాంటి పాటలనేవి ప్లే చేస్తారో, ఎలాంటి ప్లే లిస్ట్ అనేది చేసుకుంటావు నువ్వు, ఇలాంటి పర్టిక్యులర్ పార్టీకి?
హ్మ్. అవును. ఇక్కడ మాకో అంటే పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి జరిగింది. మా అబ్బాయిది.
ఓకే.
మా అబ్బాయిది పుట్టినరోజు ఫంక్షన్ జరిగేసరికి వాడికి కొన్ని, కొన్ని ఇష్టమైన పాటలున్నాయనమాట. కొన్ని, కొన్ని చిన్నప్పటి నుంచి పిల్లలింటారు కదా! 1 ఇయర్ అని చెప్పేసనేసరికి.
ఏంది బుడ్డోడికి అప్పుడే ఇష్టమైన పాటలా?
ఆ! ఉన్నాయన్నమాట.
ఓకే. ఎలా ఏం పాటలిష్టపడతాడు వాడు? ఆ బాబు?
ఆహ్, జమల జమ్మాలే జమలు జమలకుడు 'యానిమల్' సినిమాలోదది. హ్మ్. నాన్న నువ్వు నా ప్రాణం అనినా ఈ పాటొకటీ
'ఎనిమల్' యాహ్! యాహ్! ఆ! నెక్స్టు? ఏహ్! అంటే ఈ పాట నువ్వు మీ నాన్న గారికి డెడికేట్ చేస్తున్నావా? లేకపోతే మీ బాబు నీకోసమా?
మా బాబు అంటే నేను నాకు మా నాన్నంటే బాగా ఇష్టం.
ఓకే.
ఆ! నా కొడుక్కి కూడాను అలా ఉండాలని చెప్పేసని నేను కోరుకున్నాననమాట అక్కడ. తప్పేం కాదు కదా!
హ్మ్. యెస్, యెస్, యెస్. అవును. కాదు, నేనేం తప్పంటంలే. <chuckles> అయిన ఆ సినిమా కూడా అంతే కదా! హ్మ్.
ఆ! అందుకని చెప్పేసని, అందుకని చెప్పేసని వాడు కూడా మా ఆహ్, గ ఆ పాట అంటే ఇష్టం అనమాట. ఆ సినిమా వాడికి. అంటే ఆ సినిమా అంటే, ఆ సినిమా చూసాడో చూడలేదో నాకు గుర్తులేదు. కాకపోతే వాడికిష్టం ఆ పాటంటే.
ఓహో! సూపర్, సూపర్. హుహు. ఇంకివే కాకుండా వేరే పాటలు ఏవి ఇష్టపడతాడు మీ అబ్బాయి?
హ్మ్. మా వోడు ఐటెమ్ సాంగ్స్.
ఆ! ఏంటి ఐటెమా? ఏది ఏ పాట ఎలాంటి ఎలాంటిది?
ఆ! ఐటెమ్ సాంగ్స్. ఐటెమ్ సాంగ్స్ కొన్ని గుర్తు చెయ్. ఈ మధ్యనొచ్చినయి.
రీసెంట్‌గా 'కిసిక్' సాంగ్ ఉంది, వైరల్ వై వైరల్ వైయారి నేనే, 'వైరల్ వైరల్' సాంగ్ ఒకటి ఉంది చూడు.
ఆ! 'కిసిక్' ఆ! ఇంకా 'కిసిక్' ఒకటి బాగా వింటాడనమాట వాడు. వైరల్ సాంగ్‌లో ఇదిగో ఎట్లా అంటాడు అనుకున్నాడు. 'వై, వై, వై, వై' అని అంటాడు. "వైవై పెట్టు, వైవై పెట్టు" అనకుండా 'వై వై' అని ఇంకా మాటలు రాలేదు నేనున్నప్పుడు. "వై వై" అని చెప్పేసనేవాడు.
<chuckles> ఓకే. ఓకే. ఆహా! సో, ఇది కూడా ఉంది చూడు ఏదంటే 'పుష్పాలో', 'ఊ కొడతావా ఉలిక్కిపడతావా' అని. తు! సారీ, సారీ. అది కాదు. <chuckles> సారీ, సారీ, సారీ.
హ్మ్. 'ఊ కొడతావ ఊ ఉడికి పెడతావా' కాదు. 'ఊ అంటావా మామ ఊఊ అంటావా' అది. 'ఊ కొడతావ, ఉలిక పడతావా' సినిమా పేరు.
యాహ్! యాహ్! అదే. అదే. <chuckles> తెలుసులే. నాదే పొరపాటయిపోయింది. మిస్టేక్ అయిపోయింది. ఆ! నెక్స్ట్ ఇంకేమున్నాయబ్బా కొత్తవి? నువ్వే చెప్పాలి. నువ్వే కదా ప్లే చేసేది.
హ్మ్. అదే కదా! మేము కారులో వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అంతా కూడాను వాళ్ళు ఇంగ్లీష్ పాటలయన్ని పెడతా ఉన్నారన్నమాట.
హ్మ్. ఓకే.
ఇంగ్లీష్ పాటలు పెడుతుంటే నేను అప్పుడుదాకా ఊపుపుగా మాట్లాడినోడిని సైలెంట్ అయిపోయాను.
హుహు. ఎందుకో?
ఎందుకు? నాకు ఇంగ్లీష్ పాటలంటే నచ్చదు.
ఓకే. ఒక్క పాట కూడా నచ్చదా?
ఆ! అయితే ఇంక నాతో పాటు ఇంకొకడున్నాడన్నమాట, మా ఫ్రెండ్ వినయ్ అని చెప్పేసని.
ఓకే.
హా! మేమిద్దరం కూడాను మొహం మొహం చూసుకొని ఇట్లా పెదెం ఇర్చుకుంటా ఏందో ఈళ్ళ పాటలు అది ఇదని జెప్పేసనుకుంటా ఉన్నాం అనమాట.
హ్మ్. ఓకే. ఓకే. అప్పుడేం అనుకోలేదా ఏయ్! ఆపండిరా మాకు నచ్చట్లేదు? ఆ! అదే.
ఆ! ఎదురొకడున్నాడు గని అని జెప్పేసని. ఆ! ఎదురు ఒకడున్నాడు గని అని జెప్పేసని వాడేం జెప్తున్నాడు, "ఏమైంది భయ్యా నీకు? ఎందుకు అట్లా బెట్టుకున్నావు మొఖం?" అని జెప్పేసని అంటా ఉన్నాడు. ఏందిరా పెట్టుకునేది ఆ! ఏంది పెట్టుకునేది ఆ పాటలేంది? మీరేంటి? నేనడుగుతున్న భాష ఏంటి? మీరు పెడుతున్న భాష ఏంటి? ఆ! ధడేల్ ధడేల్ అని జెప్పేసని మోగుతా ఉన్నాయి తప్పితే, ఏవన్నా అర్ధమవుతున్నయా లిరిక్సనేది అని జెప్పేసనన్నాను నేను. "ఇప్పుడేంది నీకు ఏం పాటలు గావాలో జెప్పు" అని జెప్పేసనన్నాడు. ఆ ఫోనిటీ అని జెప్పేసని లాక్కున్న తరువాత ఫోను తీసుకొని నేను 'ఆరెంజ్' సినిమాలో పాటలు బెట్టాను.
ఓకే. నువ్వేమాన్సరిచ్చావు? హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. 'ఆరెంజ్' సినిమాలో ఏ పాట పెట్టారు ఫస్టు.
హ్మ్. హ్మ్. ఆరెంజ్ సినిమాలో ఫస్ట్ ఫస్టు ఈ పాట పెట్టాను ఏది, హల్లో రమ్మంటే ఒచ్చేసిందా చెలి నీ పైన ఈ ప్రేమ. పొపొ పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా!
ఆ! ఓకే. మంచి పాటే పెట్టారులే అయితే. సరే ఇప్పుడు ఫ్రెండ్స్‌ది అయిపోయింది.
ఇది. ఆ! ఊపుండాలా పాట బెట్టాము అని జెప్పేసనంటే. నా పక్కన ఇంకొకడున్నాడు అని జెప్పాను చూశావా వినయ్యి, వాడు నేను కూర్చొని అక్కడ పాట పాడతా ఉండాము అంటే, ఆ పాట అక్కడ మోగుతా ఉంది మేము ఇద్దరం కూర్చొని పాడేస్తా ఉన్నాం పాట మొత్తం.
అవునవునవును. ఓకె, ఓకె. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు ని ఫ్రెండ్స్‌దయిపోయింది, మీ పిల్లల బర్త్‌డే దాంట్లో కూడా బానే పెట్టావు, బానే ఉంది. ఇప్పుడేంటంటే, జ ఆహ్, కొత్త కొత్తగా రీసెంట్ సాంగ్స్ ఉన్నాయి చూడు, చికిరి కావచ్చు ఇలాంటివ అంటే ఈ రీసెంట్ సాంగ్స్ నువ్వేవైతే విన్నావో, వాటిని కూడా ఒక ప్లే లిస్ట్ అనేది చేసుకొని ఉంటావు గదా! అప్పుడు చేసుకున్నప్పుడు అనిపిస్తది కదా! ఈసారి తొందరలో ఈ పార్టీ వస్తుంది, లైకు న్యూ ఇయర్ వస్తుంది. దానికి ఇవి ప్లే చేయొచ్చు, రీసెంట్‌గా అన్నట్టు చేసుకొని ఉంటావు కదా! అవి ఏంటివి? రీసెంట్‌గున్న పాటల్లో.
హ్మ్. అవును. ఖచ్చితంగా. రీసెంటుగున్న పాటల్లో వచ్చేసరికి 'చికిరి' ఒకటి, పవన్ కళ్యాణ్ గారిది 'దేఖ్ లెంగే' అని చెప్పేసి ఒక పాట రిలీజ్ అయింది, అదొకటి. ఓకె నా? 'ఓజి' సినిమాలో, 'ఓజి' సినిమా నాకు ఏమంటారు దీన్ని, ఒక పాటుంది దాంట్లో. ఆహ్, 'పెలపల ఒక ఊచకోత' అని చెప్పేసనొస్తదనమాటది.
ఓకె. అవునవును. హ్మ్, ఇంక? హ్మ్. ఏం పాట? హుహు, ఏమో అబ్బ!
'ఓజి' టైటిల్ సాంగ్ అనుకో.
ఓకె, ఓకె. ఇంకా?
'గన్స్ అండ్ రోజెస్' ఒకటి, 'ఓజి' టైటిల్ సాంగు 'గన్స్ అండ్ రోజెస్'
హుహు. 'అఖండ'లో ఏం సాంగ్స్ లేవా? 'అఖండ' మూవీలో <giggles> 'అఖండ', 'అఖండ'.
ఏది? అఖండా అంతా కూడాను దైవభక్తి, అసలు ఏం ఉందిలే పాటలు మాత్రం! అయి మాత్రం నాకు బా నచ్చినయి. దైవ భక్తి కావాలనుకున్నప్పుడు అట్లాంటి పాటలన్నమాట.
అవునా? అన్ని దేవుడివేనా? నేనైతే వినలే. ఓకే, ఓకే. అండ్ ఇంకా ఏముందండి? ఏది?
'అఖండా'లో కూడా ఈ పాట ఉంది కదా! ఆహ్, 'జాజికాయ జాజికాయ' అని చెప్పేసి అని వస్తుందది.
'అఖండ 2' ఆ?
ఆ! 'అఖండ 2' లోది.
ఆహ్, ఏమో వినలేదు. సో, దాంట్లో ఏమన్నా ఉన్నాయా అన్నట్టు అడిగా అన్నమాట. సో, ఇంకా, ఇంక
ఆ! అదే. 'జాజికాయ జాజికాయ' అని చెప్పేసి ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాట కూడా చాలా బాగుంది అన్నమాట. ఇవన్నీ కూడా నేను న్యూ ఇయర్‌కి ఇప్పుడు నువ్వు అడిగావు నేను న్యూ ఇయర్‌కి పెట్టుకుంటాను. కావాలి అంటే, కాకపోతే ఏంటి అని అంటే మా రూమ్‌లో ఒక నార్తబ్బాయున్నాడు.
హుహు. ఆహా! ఏం! చాలా తక్కువ ఉందబ్బా లిస్టయితే. ఓకే.
ఆ! నేను పద్దాకల 'చికిరి చికిరి' పాట పెడుతుంటే వాడికి, "హే చికిరి, ఆగయా ఆగయా" అనంటా ఉన్నాడు.
ఆ! హ్మ్. <giggles> అయ్యో! సో, అలాంటివన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అయ్యా స్వామి, నా పేరది కాదు అన్నట్టు ఏమైనా చెప్పేస్తావా? లేపోతే
అదే కదా! ఆహ్, ఏయ్! అట్లా ఎం చెప్పను చెప్పరా ఏంది నీ బాధ అని చెప్పేసనంటగా ఉంటాననమాట. వాడితోటి తెలుగులో మాట్లాడతాను. ఆడికొక్క ముక్కర్థం కాదు.
<chuckles> మరతను ఎట్లా హిందీలో మాట్లాడుతాడా?
ఆ! బాబాబాబాబాబా "క్యాహే" అనంటాడు. <laughs> ఇంకేం చెప్తాము. వాడు కూడా ఇంగ్లీష్ పాటలు పెడతా ఉంటాడన్నమాట మొత్తం అంతా కూడాను.
<chuckles> చాలా తక్కువ ఉంది న్యూ ఇయర్‌కి లిస్ట్ ఇంకా ఏమి యాడ్ చేయాలనుకోలేదా? యాహ్! యహ్! ఇప్పుడు కొత్త పాటలయితే న్యూ ఇయర్‌కి ఇవి ప్ అనుకున్నావు కదా! కొన్ని నవ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వినీన దాంట్లో కూడా న్యూ ఇయర్‌కి అనేవి కొన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటావు కదా. అవి ఏంటివి? ఏమేమి యాడ్ చేస్తావు ఆ ప్లే లిస్ట్‌లోకి?
అవును. హుహు. నేను న్యూ ఇయర్‌కొక దానికి వెళ్ళాను. తెలుగు డీజే పార్టీ అని చెప్పేసని నేను సిడ్నీలో ఉన్నప్పుడు, ఆహ్, న్యూ ఇయర్‌కెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్లే చేశారబ్బా! పాటలు నిజంగా చెప్తున్నా కదా! నాకైతే మైండ్‌లో నుంచి పోలేదన్నమాట. ఆహ్, అందరి పాటలు, అందరి పాటలు బాలకృష్ణ గారియ్యి, చిరంజీవి గారియ్యి, ఆహ్, పవన్ కళ్యాణ్ గారియ్యి, మహేష్ బాబు గారియ్యి, ప్రభాసియ్యి అందరివి.
ఓకే. హుహు. ఎలాంటి పాటలు ప్లే చేసారు? చెప్పు ఏమేం ప్లే చేసారో గుర్తుంటే.
అన్ని హిట్సన్నీ ఉన్నాయి చూడు. ఇంకా ఒక్కొకటికే అని చెప్పేసాను అంటే అడుగు నువ్వు అడుగు నేను చెప్తా.
'చిరంజీవి' గారి హిట్స్ జెప్పు.
మహముద్చేస్తున్నావోయ్ తెగమారం చేస్తున్నావోయ్ నడుమిస్తా నాతో నడిపిస్తావా నాయకా ఈ పాటొకటి.
'నాగార్జున' హిట్స్?
'నాగార్జున' గారిదొచ్చేసరికి ఇదొకటి ఉంది. ఏంటి అని అంటే అదీ మరీ 'గిచ్చి గిచ్చి చంపమాకు హొయ్‌లా' అని చెప్పేసి అన్న పాటుంది చూసావా?
ఆ! కానీ అది పార్టీకి సెట్ అవ్వుద్దా ఆ పాట?
హ్మ్. అదీ అక్కడ ఆ డీజే సాంగ్‌లాగా, డీజే సాంగ్ కూడా కాదు అది. అంటే ఆ పాటలో ఒక వైవిధ్యభరితమైన సంగీతం అనేదొకటుంటదన్నమాట దాంట్లో. ఆ పాట మీనింగ్ వేరేగున్నా గాని, అంటే అది రొమాంటిక్ సాంగైనా కానీ, కాకపోతే ఏంటి అని అంటే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో అది బావుంటదన్నమాట చాలా.
హుహు. ఓకే. హ్మ్. హ్మ్. దాంట్లో ఈ పాట పార్టీకి బా సెట్ అయితదేమో గదా! 'అక్కడ బక్కడ బంబై బో' అని ఓ అస్సీ
యాహ్, ఇయన్నీ మనకి అ అంత ఎల్లవు.
ఓకే. 'మహేష్ బాబుకి' ఏమున్నాయి?
పాటలో మీనింగుండాల. అది.
హ్మ్. దాంట్లో చాలా మీనింగుంది. మీరు వినలేదేమో!
చాలా మీనింగుందిలే. హ్మ్. అది చెప్పా గదా! నేను రొమాంటిక్ సాంగని జెప్పేసని. అందుకని చెప్పేసని పబ్‌లో అలాంటి ప్లే చేసారది.
హ్మ్. సరే. సరే. నెక్స్ట్ 'మహేష్ బాబు' గారికి సంబంధించి ఏవున్నాయి?
'మహేష్ బాబు' గారిదొచ్చేసరికి 'పువ్వాయ్ పువ్వాయ్ అంటాడే ఆటో అప్పారావు' ఆ పాటుంది చూసావా?
ఏమి సినిమా 'దూకుడా'?
హ్మ్. 'దూకుడులోది'.
'పోకిరి' సినిమాలో కూడా ఒక సాంగుంటది కదా! 'ఇప్పటికింకా నా వయసు' అదేమి ప్లే చేయలేదా?
పే ప్లే చేసారు. ప్లే చేశారు. తర్వాత 'ప్రభాస్' గారిదొచ్చేసరికి 'రెబెల్' సినిమాలోది రిగ్ రిగ్ రిగ్ రిగ్ రిగ్ రిగ్ రెబెల్ రిగ్ రిగ్ అని చెప్పేసని ఆ పాటుంటది చూసావా?
హ్మ్. ఇంకేమున్నాయి? అవునవును. కరెక్టు. అవే కా
హ్మ్. ఆ పాటొకటి, 'ఏ మిర్చి మిర్చి' అని చెప్పేసనేది ఒక పాటొకటి, ఇయన్ని కూడాను అలా ప్లే చేసారన్నమాట మొత్తం అంతా అక్కడ, ఆ తెలుగు డీజేలో. హ్మ్. కానీ, అప్పటికప్పుడు బాగా హైలైట్ అయిన పాట ఏంటి అని చెప్పేసనంటే ఆహ్, 'భీమ్లా నాయక్‌లో' భీమ్లా నాయక్ పాట అనమాట టైటిల్ సాంగు.
అవే కాకుండా హుహు. ఇవన్నీ మిడిల్‌లో 'భీమ్లా నాయక్' అనొస్తది అదా?
హ్మ్. భీమ్లా నాయక్ అని చెప్పేసనొస్తది.
ఓకే.
ఆ పాట బాగా హైలైటయిపోయింది. ఇరగదిసేయ్యి ఇది స్టైల్ సల్లగుండా కాకి డ్రెస్ చూస్తే ఏదో వస్తది పాట.
సరే. హుహు. సరే, పార్టీ అంటే కేవలం ఇలా అందరితో కలిసి చేసుకోకుండా, కేవలం సింగిల్‌గా కూడా కొంతమంది పార్టీ అనేవి చేసుకుంటూ ఉంటారు కదా! మరలాంటప్పుడు ఆ! కొంతమంది ఎలా అంటే, సిట్టింగు ఎవరు లేనప్పుడు వాళ్ళ వాళ్ళే ఏసుకుంటారు కదా! <giggles> సింగిలు ఎంతో ఇప్పటి వరకు ఏం జేసుకోలేదా?
సింగిల్‌గా ఏం పార్టీ చేసుకుంటారు? నేనట్లా కాదు. నాకు నలుగురు ఉండాలి పార్టీ గావాలనంటే ఖచ్చితంగా. అస్సలకి అసలు సమస్యే లేదు. సింగిల్‌గా ఉన్నాక చేసినా గాని, నేనసలు పాటలు గాని, ఏది కనీసం ఏది ముట్టుకోవడానికి కూడా ఇష్టపడను నేను. నాకు నలుగురు కావాల్సిందే. అది నేనెంజాయ్, నేనెంజాయ్ చేసేటట్టుగా ఉండాల.
ఓకే. సరే. హుహు. పార్టీకి సో, నువ్వే ఎంజాయ్ చేయాల అంతేనా? పక్కనోళ్ళు కాదా?
అంతేగా మరి! ఇప్పుడు పార్టీకి పిలిచి ఇట్లాగా పాటలయన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తేనే కదా! ఉపనేది, ఉత్సాహం అనేది వచ్చేది. అలాగే నాకు కావాలన్నమాట.
అది వాస్తవమే. కానీ, ఎంత సేపున్న నీవి కాకుండా పక్కన వాళ్ళకి గాడా చాన్స్ ఇస్తావా వాళ్ళకి ప్లే చేయడానికి అట్లా?
సమస్యే లేదు. నాదే పై చెయ్యి పాటలు పెట్టే దాంట్లో. అంతే కదా!
ఓరి దేవుడా! <giggles> నిజంగా చాలా బావుంది! అయితే ఎన్నెన్ని పార్టీలున్నాయి దాంట్లో మీ ప్లే లిస్ట్ అనేది ఎలా ఉంటుంది? అండ్, ఆల్రెడీ వెళ్ళిన పార్టీస్‌కి ఏవేవి విన్నారు, మీకెలా నచ్చిందనేది చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.